అన్నట్టుగా చూయించేవాళ్ళు మొత్తం అంత గాని చెస్ట్ గాని అవన్నీ కూడాను ఎక్కువ ఉండేయి బ్యాట్‌మాన్‌కి బాగాను
హ్మ్. అంటే ఒక హీరో కల్ట్ ఆహ్, హీరో కటౌట్‌లా ఉండేది.
కదా! హ్మ్. మరిప్పుడు హీ మ్యాన్ అని చెప్పేసని హీ మ్యాన్ అని చెప్పేసని ఒకటి వచ్చేది తెలుసా మీకు ఆ షో?
హీ మ్యానా? ఆ! హీ‌ మ్యాన్ అంటే హీ మ్యాన్ ఐడియా ఉంది. బట్ నేను షో చూడలేదు. ఒక ఆ! చూడలేదు. చూడలేదు. అది కొంచెం ఇంకొంచెం పాత షో అది ఈట్లికన్నా.
ఆ! షో చూడలేదు మీరైతే! హ్మ్. మరీ ఇప్పుడు హుహుహు. ఇప్పుడు ఈ బెన్‌టెన్ కానీ అవన్నీ ఏం చూడలేదు. బ్లే బ్లేడ్, పోకీమాన్?
తెలుసండి. అన్నీ తెలుసు. పోకీమాన్ తెలుసు పికాచ్చు, బ్లే బ్లేడు బ్లే ఆ! అంటే
పోకీమాన్‌లో పీ పోకీమాన్‌లో పికాచ్చు. పోకీమాన్ పికాచ్చు ఓనర్ ఎవరు?
పికాచ్చు ఓనర్ యాక్చువలీ మా బ్రదర్ అయితే మీకు ఆ! అదేనండి. మా, మా తమ్ముడు నేను ఎక్కువ ఉండేవాళ్ళం. మా తమ్ముడికి ఇన్‌
యాష్ యాష్ యాష్ యాష్ ఆ! యాష్ హుహు. కొట్టుకునే వాళ్ళ ఇద్దరు గూడాను టీవీ రిమోట్ కోసం?
ఆహా! వాడే లాగేసుకునేవాడండి. ఇంక నాకు ఆ చాన్స్ ఇచ్చేవాడు గాదు ఆడు.
హ్మ్. ఎందుకనీ అంత సేటు మరి అన్న గదా! మీరు గెలవాలి గదా! ఇక్కడ?
ఆహా! ఫస్ట్ నుండి నాకూ అన్నగా ఎలాగంటే వాడికి ఏమిష్టమో అదిచ్చేయడం అలవాటయిపోయింది. చిన్నప్పటినుండి అంతే నేను. <chuckles> సో ఆడు ఏదన్న అన్నయ్య నాకు ఇలా కావాలంటే ఇచ్చేస్తాను. ఆడికి అలాగే ఇష్టం నేనంటే.
హ్మ్. అలా అయిపోయిందనమాట. మరి ఇప్పుడూ మరి ఇప్పుడు ఇద్దరిలో ఏ రేంజర్ ఎవరని చెప్పేసని కొట్టుకునేవాళ్ళు?
ఇన్యా జా ఏది ఈటిల్లో అయితే నాకు ఆ క్యారెక్టర్‌లైతే ఇచ్చేవాడు అండి. నాకూ రెడ్ జా
క్యారెక్టర్లు మీకిచ్చేసేవోళ్ళు. ఎందుకనంటే మీరు రిమోట్ ఇస్తున్నారు గాబట్టి ఆ క్యారెక్టర్లు మీకు ఇచ్చేసారనమాట అయితే అంతేనా?
క్యారెక్టర్. మేబీ అయ్యుండొచ్చు. జాక్ ఇచ్చేవాడు నాకు. మ్ నెక్స్ట్
ఆ! నీకు న జాక్ ఇచ్చేవాళ్ళు. అతనేం తీసుకునేవారు మరి క్యారెక్టర్ మీ తమ్ముడు గారు?
తనకి యాక్చువలీ యెల్లో కలర్ ఇష్టం అండి. తనకి క్యారెక్టర్ కన్నా కలర్ బా య్ అండీ ఇంట్రెస్ట్‌గా ఉండేది అడికి యెల్లో కలర్
అవునా! మీకు రెడ్ ఇష్టమా అయితే?